మీరు సినిమాలు లేకపోతే, వెబ్ సీరీస్ ఎక్కువగా చూస్తారా అండి?
యెస్, నేను 2 చూస్తా అండి. సినిమాలు జూస్తాను. వెబ్ సీరీస్ గూడా 2 జూస్తా.
ఆహా! అలానే న నవలలు గూడా జదువుతారా?
లేదు. లేదు. నవలలసలు నేను ఎప్పుడు చదవలేదు. హ్మ్. కేవలం సినిమాలు, లేకపోతే సీరీస్లు ఇవి రెండే.
అవునా? ఆహా! ఆ! ఓకే. అయితే ఈ సినిమాలు లేకపోతే వెబ్ సీరీస్‌లో మీకు ఎక్కువగా ఏవి ఆకట్టుకుంటాయి పాత్రలా? లేకపోతే వాళ్ళు చూయించే ఆ కథనమా? ఇట్లా అడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఉంటాయి గదా! ఇది ఎక్కువగా ఇష్టమా? లేకపోతే దాంట్లో ఆ కతలో ఉండే, క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్ ఎక్కువగా ఇష్టమా?
ఓకే. అవునవును. అంటే, నిజమే. అయితే మీరన్నట్టు ఆహ్, ఎవరిష్టం అంటే గనక, నాకు తెలియని వ్యక్తులు ఉంటారు గదా! ఇప్పుడు వాళ్ళెవరో నాకు తెలీదు. అంటే ఆ పాత్రలు లేపోతే, ఆ హీరోలు ఎవరో తెలీదు. కానీ ఆ కథం బాగుంది, చూడొచ్చు అంటే గనక చూస్తాను. చూసినప్పుడేంటంటే అక్ ఆ కథనంతో పాటు ఆ క్యారెక్టర్స్ గూడా నచ్చుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకసలు 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌' అసలు ఏం తెలీదు, 'గేమ్ ఆఫ్ త్రోన్స్.'
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
సో, అదేంటంటే, అసలు ఎలా స్టార్ట్ చేసానో నాకు తెలీదు గానీ, మొత్తానికి అయితే స్టార్ట్ జేశా. చేసినప్పుడు ఏంటంటే హ్మ్.
హుహు. అదే అంటే, దాంట్లో ఉండే క్యారెక్టర్స్ ఎవరో గూడా దెలీదు మీకింకా.
అసలు ఎవ్వరూ తెలీదే అసలు, అసలు. అంటే దాని స్టోరీ ఏంటి? వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలు ఏం తెలీదనమాట. జస్ట్ అందరూ బావుంది అనన్నారు. అప్పుడు చూడడం స్టార్ట్ జేశా అసలు ఏముంది? ఈ 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో?' అందరూ అంటున్నారు అసలు అంటే, అది నెంబర్ 2లో ఉంది. నంబర్ 1లో ఏమో 'బ్రేకింగ్ బ్యాడ్' ఉంది. నంబర్ 2లో ఇది, జీఓటీ ఉంది, 'గేమ్ ఆఫ్ త్రోన్స్.' సో, ఇందులో
హ్మ్. హ్మ్. ఆ! అయితే, ఈ ఫైనల్ సీజన్ రాకముందు, నంబర్ 1 గూడా అదే ఉండి అని అంటుంటారు గదా!
ఓకే. ఫైనల్ సీజన్ రాకముందంతవరకు, 'గేమ్ ఆఫ్ త్రోన్సే' నెంబర్ వన్నా? ఓకే, అది తెలీదు నాకు. ఎందుకంటే నేను చూసింది రీసెంట్‌గానే ఒక ఇయర్ బ్యాకే జూసాను 'గేమ్ ఆఫ్ త్రోన్సు.' అంతకుముందు అలా జరిగి ఉండొచ్చేమో నిజంగే. ఎందుకంటే, సెవెన్ పార్ట్స్ వరకు ఒక ఎత్తు, ఎయిత్ పార్ట్ ఒకెత్తు. ఎయిత్ పార్ట్ ఏంటంటే, ఫోర్స్‌బుల్‌గా క్లోజ్ జేసేద్దాం, ఒక ఎండేజ్ ఇచ్చేద్దాం అన్న అభిప్రాయంలో అది, క్లోజ్ జేసేసేశారు. సో, ఇంకా కతుంది యాక్చువల్‌గా. ఇంకా కతుంది. మార్టిను అంటే, ఆర 'ఆర్‌జే మార్టిను,' 'మార్టిన్' ఉన్నాడుగా రచయిత. ఆ 'మార్టిన్' ఇంక రాయాల్సిదుంది.
హ్మ్. హ్మ్. ఓహో! అవునవును. హుహు. ఓకే. ఆహా! అది ఫస్ట్ నవలలో ఒచ్చిందనుకుంటా గదా!
అవును. నవలలోనే ఉంది మొత్తం. యాక్చుల్‌గా నవలలో ఇంకా డీటెయిల్‌గా ఉందంట. చాలామంది చెప్పడం నేను విన్నాను. హ్మ్.
ఆహా! అవునా! అయితే, మీకు ఆ 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో' కథనం ఎక్కువ నచ్చిందా? లేకపోతే కొన్ని పాత్రలు ఎక్కువగా నచ్చాయా? నచ్చితే ఏ పాత్రలు ఎక్కువగా నచ్చాయి? అవునా?
అంటే నాకు రెండు, రెండు నచ్చాయండి. అంటే కథలతో పాత్ర, కథన కథతో పాటే పాత్రలోస్తూంటాయి గదా! వాళ్ళు వాళ్ళ నేపథ్యం గాని, వాళ్లెలా వచ్చారు? అవన్నీ గూడా కథతోనే మి మిళితంమైపోయి ఉంటాయి. సో, రెండు వేర్వేరు చూడలేం.
హ్మ్. హ్మ్. ఆహా! అసలు కత ఏముంటది ఒక ఆహ్, ఔట్‌లైన్ ఇవ్వగలరా?
అంటే కతలో ఈ కథలేంటంటే 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో' ఒక ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో హ్మ్, రాజు అంటే కుర్చీ ఉంటుంది గదా! రాజు కుర్చీ కోసం జరిగే ఒక కుమ్ములాటనుకోండిగ చెప్పాలంటే. ఇంగా దానికి ఎత్తులు, పై ఎత్తులు. వాళ్ళేసుకున్న మరి ఒక 7 రాజ్యాలుంటాయి. 7 రాజ్యాలకి హ్మ్. అవును. అంటే అంటే ఎలా చూపిస్తారంటే చాలా అసలు ఒక, ఒక రాజవ్వడానికి హ్మ్. ఎలాంటి ఆలోచన ఉండాలి? ఎలా ఎలా నడుచుకోవాలి? లేకపోతే ఎంత నిర్దయగుండాలి అనేది గూడా చూపిస్తారనమాట. అంటే నా కప్ నాకా ఆ సీటే ఇంపార్టెంటు. ఇంగా ఈ ఎమోషన్స్ ఇవన్నీ నాకనవసరం అన్నట్టుగా పోతు పోతుంటుందన్నమాట.
హ్మ్. ఓహో! ఆ! హ్మ్. అదే ఇంకా రాజకీయాలు అవన్నీ ఉంటాయేమో. కుట్రలు. ఆ! హ్మ్. హ్మ్. అదే అదే. ఇంకా చాలా ఇలా రాజు కుర్చి వెనకాల చాలా కుట్రలు జరుగుతుంటాయి. ఇంకా చాలా ఆ! ఆ!
హ్మ్. అవునవును. కుట్రలు జరుగుతూ ఉన్నాయి. <chuckles> అవును. అంటే ఆ కుర్చీ అంత పవర్‌ఫుల్. సో, ఆ కుర్చీలో కూర్చుంటే గనక, తను శాసించొచ్చు. 7 రాజ్యాలను శాసించడమంటే, చాలా చిన్న విషయం గాదు గదా! సో అది అందులో మరి పాత్రలు
హ్మ్. హ్మ్. అవునవును. అయితే మీకు ఆ థీమ్ ఎక్కువగా నచ్చిందని జెప్పొచ్చా? అంటే మీరు ఎక్కువ గూడా ఈ కథకి ఎక్కువగా ఆకట్టుకున్నారు గావచ్చు?
హ్మ్. అవును. అవును. అంటే ఆ ఈ సిరీస్‌లో మాత్రం నాన్ను నచ్చి నాకు నచ్చింది ఆ కథే. ఆ కథ ఆ కథుంది గాబట్టి, క్యారెక్టర్సన్నీ వాళ్ళు వాళ్ళుగా ఆహ్, అంటే వాళ్ళు వాళ్ళని ప్రూవ్ జేసుకున్నారనమాట. అందరూ కొత్త నటులే.
హుహు. అవునవును. ఆ! అయితే మీకు ఫస్టు ఎవరు నచ్చారు? అంటే 8 సీజన్స్ గాబట్టి ఇలా, ఒక్కో సీజన్‌లో ఒక్కళ్ళు నచ్చుతు ఇట్లా మన ఇష్ట ఇష్టా ఇష్టాలన్నీ మారిపోతూ ఉంటాయింకా. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోళ్ళు గూడా మారుతారు గదా! ఇట్లా. అయితే ఫస్ట్ ఫస్ట్‌లో ఎవరు నచ్చారు మీకు?
హ్మ్. ఓకే. అవును. యెస్. యెస్. నిజమే. అంటే మీరన్నట్టు అవును. అంటే ప్రతి సీజన్‌లో ఫస్ట్ నుంచి నాకేంటంటే హ్మ్. ఈ స్టాక్స్ అనేవాళ్ళు మెయిన్ గాబట్టి వీళ్ళే నచ్చుతారు ఆఫ్‍కోర్స్ చిన్నప్పటి నుంచి స్టాక్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రాజుకి ఎంత విఎద్ విధేయులుగా ఉంటారు? రాజుకి ఏ విధంగా సేవ జేస్తరనేది వీళ్ళది నచ్చింది. ఆ తర్వాతేంటంటే తనతో పాటు వచ్చింది హ్మ్. 'టార్గేరియన్. డెనేరిస్ టార్గేరియన్.' తను తన పాత్ర గూడా చాలా లో లెవెల్ అంటే స్క్రాప్ నుంచే స్టార్టయిపోద్ది తన పాత్ర. అంటే తనుగుడా ఒక రాణి అవ్వాల్సిన ఒక వంశంలోనే ఉంటుంది. గానీ తనేంటంటే ఒక కొన్ని పరిస్థితుల వల్ల చాలా నెట్టివేయబడి, చిన్న పాత్ర, చిన్న స్థాయి నుంచి స్టార్టవుతుంది తన జర్నీ. సో అదే తన పాత్ర. మళ్ళీ అంటే ఎప్పుడూ మరి అన్ని అర్హతలున్నా గూడా "నువ్వు రాజువి కాదు." అని చెప్పేసి. 'జాన్‍స్నో' అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ 'జాన్‍స్నో' క్యారెక్టర్ గూడా చాలా బావుంటుంది. అసలేంటంటే అన్ని అర్హతలుంటాయి. కానీ ఏంటంటే "నుకు నీకు రాజవంశం లేదు గాబట్టి నువ్వు రాజు కాదు." అని అంటా ఉంటాడు. అతను ఏదంటే తన కళ్ళలో ఒక పెయిన్ గనిపిస్తా ఉంటుందెప్పుడు. అదే అదే నడుస్తా ఉంటది. సో అందరికీ నచ్చిన పాత్ర. దాంతో పాటు 'టినేరియస్తా' అదే. ఆ! 'టిరియన్ లానిస్టర్' గానీ, లేకపోతే 'హౌన్స్' అనమాట. 'హౌన్స్' గూడా చాలా అంటే తనేంటంటే తన అన్నయ్య అతన్ని ఆహ్, అగ్నిలోకి నెట్టేస్తాడు చిన్నప్పుడు. అంటే
హ్మ్. ఓహో! ఓకే. ఆ! హ్మ్. ఓకే. ఆహా! హ్మ్. ఆ! ఆ! అయ్యో! ఆ! ఆ! ఆ! హ్మ్. ఆ! ఆ! అదే. అదే. ఆ అట్లా ఒక చే ఒక మొఖం వైపు మొత్తం గూడా కాలిపోయి ఉంటుందన. ఆ!
కాలిపోయుంటుంది. ఎందుకనంటే తన అన్నయ్య ఏం జేస్తారంటే ఆహ్, తన అన్నయ్యకిష్టమైన బొమ్మతోనాడుకుంటున్నాడనేసి, ఆ! నెట్టేస్తాడు పాపం. నెట్టేస్తాడు. చిన్న తమ్ముడని చూడకుండా నెట్టేస్తాడు. సో అతన్ని గూడా ఒక మరి ఒక వెంటాాడుతా ఉంటాడు. వాళ్ళన్నయ్యని ఎప్పుడైతే దొరికితే అని ఏసేద్దామన్నట్టు జూస్తా ఉంటాడు.
అదే. ఒక చిన్న బొమ్మ కోసం గొట్లాడతారేమో గదా! అదే. ఆ! అవునవును. <chuckles> ఆ! అయితే ఈ షోలో మొత్తం గుడా అసలు ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో 'ఆర్ఆర్ మార్టినా.' అసలు మర్సీలెస్‍గా అందరిని చంపేస్తూ ఉంటాాడండి. అంటే మనకి ఒక క్యారెక్టర్ నచ్చుతున్నాడనుకోండి. ఉదాహరణకి ఒక ఆ టూ సీజన్స్‌లో మనకి 'రాప్ స్టార్క్' అనే క్యారెక్టర్‍కి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఏంటంటే అతన్ని చంపేస్తాడింకా. అతన్ని చనిపోయినప్పుడు చాలా బాధం అదే అదే. హ్మ్. అంత నిర్దయగా ఉండడం మంచిదంటారా? అంటే మీకెప్పుడు గూడా ఇట్లా అనిపియలేదా? అరే! మరి మన మనసుతోని ఇట్లా ఆడుకుంటున్నాడు, ఫుట్‍బాల్ ఆడుకుంటున్నాడు, ఆపెయాలి. చూడడం అవసరం లేదు అన్నట్టుగా అన్పియలే?
ఓకే. హ్మ్. యెస్. అవునవును. హ్మ్. అవునవును. యెస్. యెస్. అండ్ తను నాయకత్వం లక్ష్య ఉంటయి. అవును. అంటే తను చాలా నిర్దయగా ఒక అగ్రీమెంట్‍లో చంపేస్తా ఉంటడు. అవును. <chuckles> అవును. అంటే మనము అంటే సడెన్‍గా ఆ! లేదు. లేదు. అలా అనిపించలేదు. ఎందుకంటే హ్మ్. తను అన నిర్దయగా చంపుతుంటే మనకేమనిపిస్తుందంటే అరే! ఎందుకు చంపాడు ఇప్పటిదాకా బావుంది కదా! అసలెందుకు చంపాడు? అసలు అంటే హ్మ్.
ఓకే. ఇంకా బహుశా ఆ రీవెంజ్ కోసం వెయిట్ జేస్తామేమో ఇంకా.
అవును. యెస్. యెస్. అంటే మళ్ళీ ఇతన్నిఎప్పుడు జంపుతారా అన్నట్టుగా జుస్తా ఉంటా. అలా మళ్ళీ 'టార్లీ టార్లీది' గూడా బావుంటది యాక్చువల్‍గా. తనేంటంటే అన్నిటికి భయపడతా ఉంటాడు. ఆ 'టార్లీ' గూడా మరి తనే అంటే సీజన్‍లో ఒక మెయిన్ అంటే హ్మ్. టర్నింగ్ పాయింట్, ట్విస్ట్ ఏంటంటే ఇతనే. ఇతనే ఏంటంటే ఆ 'వైట్ ఫాకర్స్' అనే యొక్క దెయ్యాల్లాంటివుంటాయి గాబట్ట, వాటిని చంపడానికి కావాల్సిన ఆయుధం ఇతనే కనిపెడతాడు. కానీ ఇతను పె పిరికివాడు యాక్చువల్‍గా. ఈ పిరికివాడు మరి అతనిని కనిపెట్టడమంటే అది మామూలు విషయం కాదు.
హ్మ్. హుహు. హ్మ్. అవును. ఓకే. అవునవును. అంటే <giggles> అ అతన్ని చాలా ఎకరిస్తారు కదా! ఇంకా అవన్నీ ఆ! మీకు ఎవరి క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఎక్కువగా నచ్చిందండి? ఈ మొత్తం ఆహ్, సిరీస్‌లో.
అవును. యెస్. యెస్. అవునవును. అంతన్ని. నీకు ఓకే. క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అంటే గనక, హ్మ్. ఇదే 'జాన్‌ స్టోరీ' బావుంటుంది. తర్వాత హ్మ్. 'హౌండ్స్' కూడా చాలా మంచి వ్యక్తే. తర్వాత 'ఆర్యా స్టార్క్'. 'ఆర్యా స్టార్క్' కూడా చాలా చిన్న పిల్లగా స్టార్ట్ అయ్యి, తన జర్నీ, తన సోలోగా వెళ్లిపోయి, తను నేర్చుకుంటూ ఉంటుంది. ఫైట్స్ గానీ, హ్మ్. తర్వాత మళ్లీ ఇంకొక ఇంకొకటి కూడా ఉంటుంది. ఇంకొక ఆమె గూడా ఉంటుంది. ఆహ్, 'జైమీ లానిస్టర్'. ఇతను కూడా పాపం అటూ, ఇటూకి మంచికి, చెడుకి మధ్యలో ఊగిసలాడతా ఉంటాడు పాపం. ఈ 'జైమీ లానిస్టర్' కూడా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. అవునవును. అవునండి. అలానే అసలు ఆహ్, ఈ సిరీస్‌లో గానివ్వండి, సినిమాలో గానివ్వండి. కథతో, క పాత్రలతో వీటన్నిటితో కూడా మనకి సంగీతం అనేది చాలా ఆవశ్యకతం. అంటే ఈ సంగీతం అనేది బాగోలేకపోతే, ఏదీ కూడా సరిగ్గా ఎక్కవండి. అయితే మీకు ఈ నచ్చిన వెబ్ సిరీస్ ఏదైతే ఉందో, సంగీతం బాగుంటుందా మళ్ళీ?
ఇలా, హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. యెస్. అవునండి. అవునవును. నిజమే అండి. హ్మ్. ఓహ్! సూపరుంటుందండి. సూపర్. ఫస్టు ఫస్టు ప్రతి సీజన్‌లో గూడా ఫస్ట్ స్టార్టింగు స్టార్ట్ అవుతూ ఉంటదనమాట. <humming> టీడి టిటిడి టిటిడి అని ఒస్తది. అసలు సాంగు వినగాన్నే ఇంగా ఖతం మనం ఆహ్, ఇన్వాల్వ్ అయిపోతాం ఫస్టు. ఓకే. మనం వచ్చేసింది. అంటే చిన్నప్పుడు
హుహు. హ్మ్. హ్మ్. ఆహా! మళ్ళా పాటకేమైన ప్రత్యేకమైన పేరుందా?
అదేదో సాంగండి. నాకు గుర్తు రావట్లేదు గానీ. అందులో మొత్తం జూపిస్తాడనమాట. 7 రాజ్యాలెక్కడెక్కడున్నాయి. అంటే ఇప్పుడు 'బాహుబలిలో' చూపిచాడు గదా! 'బాహుబలిలో' ఫస్ట్‌లో గూడా ఎలా చూపిస్తాడో హ్మ్.
ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఆహ్, అంటే చాలామంది ఏమంటారంటే ఈ 'బాహుబలి' 'ఫస్ట్ గేమ్ ఆఫ్ త్రోన్స్' నుండి చూసే 'బాహుబలిలో' 'రాజమౌళి' అలా బెట్టారు అని చాలామంది అట్లా ఎలిగేషనేస్తుంటా ఆ!
అవును. ఆహో! యస్. యస్. నిజమే అండి. నిజమే. అట్లనే 'రాజమౌళి' ట్రిబుల్ ఆర్‌లో ఒకటి పెడతాడు చూడండి. హ్యాండ్ టు హ్యాండ్ ఇట్లా పట్టుకునేది. అది కూడా 'గేమ్ ఆఫ్ త్రోన్స్‌లో' ఒక సీన్‌లో గనిపిస్తూంటుంది.
ఆ! ఆ! ఆహా!
యస్. అది గూడా నేను గమనిచ్చా.
ఎప్పుడండి?
ఒక, ఒక ఎపిసోడ్‌లో అయితే చూసాను. అంటే అప్పుడర్థమైంది ఓహో! రాజమౌళి ఇక్కడ ఇదే ఇక్కడి నుంచే పెట్టాడని...
<chuckles> ఓకే. ఓకే. అలా చిన్న బిట్టేమో ఉన్నట్టుందింకా. ఆహా! అయితే ఈ రచయితలు, దర్శకులు ఒక ప్రేక్షకుని దృష్టిలో ప్రేక్షకునికి కథలో మొత్తంగా ఇన్వాల్వ్ చేయాలంటే పాత్రలను ఇంకా కథను. ఎలా రాసుకోవాలి? ఇప్పుడు స్టార్టింగ్‌లోనే కథ ప్రారంభిస్తే బావుంటదా? లేకపోతే పాత్రల గురించి ఫస్ట్ చెప్పి తర్వాత కథలోకి వెళ్తే బావుంటదా?
అనిపిచ్చి అవునవును. ఉంది. త్రిబుల్ ఆర్‌లో‌ది. హ్మ్. ఓకే. హ్మ్. అవును. అయితే పాత్రలకు అంటే హ్మ్. అంటే పాత్రల గురించి అంటే 2 రకాలుగా ప్రయోగిస్తూ ఉంటారు. ఆహ్, ఒకసారేంటంటే ఆహ్, ముందు పాత్రల గురించి మాట్లాడతారనమాట. ఫస్ట్ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే అంటారు. లేపోతే నాన్న నాకొక కథ కథ చెప్పు అంటే గనక, నాన్న ఒక కథ చెప్తా ఉంటాడు. సో, అలా పాత్రల పరిచయం కథలోని తీసుకవెళ్తా ఉంటారు డైరెక్టర్స్. ఇప్పుడు ఒక పాత్ర గురించి చెప్పాలంటే గనక హ్మ్. సపోజ్ ఇప్పుడు 'విక్రమార్కుడు' జూడండి. 'విక్రమార్కుడు‌లో విక్రమ్ సింగ్ రాథోడ్' అసలెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందంటే కథతో సంబంధం లేకుండా ఇతను సోలోగొస్తాడు. హ్మ్. మరి మంచి మంచి డైలాగ్స్, మంచి మంచి యాక్షన్స్ సీక్వెన్సెస్, అసలు సూపరంటే సూపర్. తనుండేది ఒక 45 మినిట్స్ అంతే, 45 మినిట్స్ ఉంటుండేమో అంతేగానీ, సినిమా మొత్తాన్ని ప్రభావితం జేస్తది ఆ క్యారెక్టర్. అంతగా పవర్‌ఫుల్‌గా ఉంటది. ఇప్పుడు జూడండి ఆ సినిమాలో అంటాడు డైలాగ్ హ్మ్. అరెయ్! అంటే విలనంటాడు. "ఒక ఫోన్ కాల్ కొడితే నువ్వు ఎక్కడి నుంచే చుబ ఒచ్చావో అక్కడికే పోతావు." అంటాడనమాట. అప్పుడు. హ్మ్. రవితేజ చెప్తాడమాట. నే "పోలీసోడికి ట్రాన్స్‌ఫరయితే పోలీస్ స్టేషన్‌కే వెళ్తాడు, పోస్టాఫీస్ కాదు." అంటాడనమాట. అలాంటి డైలాగ్స్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్, హ్మ్. అవును. ఆ! ఆ! హ్మ్. అవునవునండి. ఆ! హ్మ్. ఆ! <laughs> ఆ! ఆ! అంటే ఇ చాలా చిన్న చిన్న డైలాగ్స్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయంటే. ఇలా ఆ! హ్మ్. హ్మ్.
హ్మ్. యెస్. యెస్. మళ్ళందులో మీరు గుర్తు ఆహ్, గుర్తుంటే గనక ఇంటర్వెల్ ఫైట్. ఇంటర్వెల్‌లో ఫైట్‌లో గూడా అందరిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అతను రాజీవ్ కనకాలెనకుంటాడు, ఎనకంటే హ్మ్. అతని పేరేదో ఉంటుంది. "ఎవరైనా మిగిలారా" అంటాడనమాట. "ఎవరు మిగల్లే సారంటే" అప్పుడు మీసం దిరిగి, మీసం తిప్పి కింద పడిపోతాడు. అందరిని ఏసేసి. అది గూడా బావుంటది సీన్. సో పాత్రనేది అంత బావుంటది యాక్చువల్‌గా. మళ్ళీ ఏంటంటే కొన్ని కొన్ని స్పెషల్‌గా గూడా ఒస్తా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు అంతఃపురంలో 'జగపతి బాబు' వస్తాడు గెస్ట్ రోలో అప్పడి వరకు సో సినిమాంతా ఒకలాగా వెళ్తుంది. ఇంగ 'జగపతి బాబు' రాగానే ఇంకొక లెవెల్ ఎళ్తుంది అంతపురంలో. చూడంటే హీరోయిను రక్షిస్తా ఉంటాడు. వాళ్ళ వీళ్ళ నుంచి అంటే రౌడీల నుంచి గానీ, లేపోతే వీళ్ళ మామల నుంచి అంటే 'సౌందర్య' వల్ల మామ. వాళ్ళ నుంచి రక్షిస్తా ఉంటాడు. వాళ్ళేమో వీళ్ళు వెంట పడతా ఉంటాడు. లాస్ట్‌కి ఇతను తన లైఫ్‌ని సాక్రిఫైస్ జేసి మళ్ళీ ఎండ్ అయిపోతాడు. అది కూడా చాలా బావుంటది క్యారెక్టర్ అతనిది.
ఆ! <chuckles> ఓకే. ఆ! ఆ! హుహు. హ్మ్. ఆ! అవును. ఓకే. ఓకే. ఆ! హుహు. హ్మ్. హుహు. అవునవునవును. ఓహో! అయితే మీకు ఈ రెండు గూడా ఎక్కువగానే ఇష్టమింకా పాత్రలు, కథనం రెండు గూడా. చాలా బా చెప్పారు అసలు. మీకు ఏవంటే ఎక్కువ ఇష్టమో, ఇంకా ఏ వెబ్ సిరీస్ ఇష్టమో, ఏస్ ఎలాంటి సినిమాలిష్టమో అని గూడా చాలా బా తెలిపారు. ధన్యవాదాలండి.
ఇలా. యెస్. యెస్. అవును. 2 ఇష్టమండి. మీతో మాట్లాడడం బావుందండి. మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.